ఆ! అవును. ఈ సాంగ్ ఉంది కదా! అందాలలో మహో మహోదయం అన్న సాంగ్ అండి. ఎంత బావుంటదండి. అందులో అసలు 'శ్రీదేవి' చాలా బావుంటది.
ఆ! హ్మ్. వొచ్చా మీకు ఆ పాట? వొస్తే ఓ 2 లైన్‌లు పాడండి వింటా నేను. వొచ్చా?
ఆ?
ఆ పాట వొచ్చా మీకు? వొస్తే ఒక 2 లైన్‌లు పాడండి? వినాలనుకుంటున్నా నేనైతే.
ఆ! అందాలలో మహో మహోదయం అదే. ఇంకా అంతవరకే వొచ్చు. కానీ నాకు ఆ సిన్మాలో 'శ్రీదేవిగారి' కాస్ట్యూమ్స్ ఉంటాయి కదండీ! చాలా బావుంటాయి. అసలు వైట్ సారీ వొ వైట్ జ్యువెల్లరీ పెట్టుకుంటే, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే.
ఓకే చే అవునవునవును. హ్మ్. దాంట్లో ఇది కూడా పాట ఉందేమో కదా! ప్రియతమా నన్ను పలకరించు ప్రణయం అని ఏదో సాంగ్ ఉంటది. అది కూడా బాగా నచ్చుతాదా మీకి?
ఆ! అవునండి. చాలా బావుంటది. ఆ సాంగ్.
ఆహ్, దాంట్లో ఇంకా వేరే సాంగ్‌లు కూడా ఉన్నాయండి. ఇలా 'యమహోని యమా యమ' కావొచ్చు, 'అబ్బని తియని దెబ్బ' కావొచ్చు. సో, మీకు పూర్తి ప్లే లిస్ట్ ఇష్టమా? లేకపోతే ఇందాక మీరు ఫస్ట్ అన్ చెప్పారు చూడండి, 'అందాలలో' అని ఏదో సాంగ్, ఆ సాంగ్ ఒక్కటే ఇష్టమా?
హ్మ్. అందులో అన్నీ ఇష్టమండి నాకు. నా నిజ జీవితంలో మాత్రం, నాకు నేను చిన్నప్పుడు ఒక సాంగ్ పాడేదాన్ని ఎప్పుడు ఈ 'చినుకు తడికి చిగురు తొడుగు పువ్వు అమ్మ' ఆ సాంగ్ అంటే ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయండి. ఆ 'బాంబే' సాంగు.
హుహు. ఏంటి ఆ పాట? ఓహో! నిజంగా ఆ పాట నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. ఒసారి పాడండి వినాలి అనుకుంటున్నా నేను. 'చినుకు తొడిగి'.
ఏంటి! 'చినుకు తడిగి చిగురు తొడుగు పువ్వు అమ్మనా'?
ఆ! అదే. అదే. అదే.